ఆ! చేశానండి. ఒక్కసారీ ఒక పెద్ద విషయం, ఒక మంచి మంచి విషయం కోసం మొక్కుకున్నాననమాట. ఇలా ఏదైతే, నేననుకున్నదైతే తప్పకుండా నేనూ హ్మ్. అదేంటి, అన్నదానం జేస్తాను. అది గూడా నీ సన్నిధంలో సన్నిధానంలో జేస్తానని దేవుడికి మొక్కుకున్నా. అప్పుడూ అనుకున్న వెంటనే ఒక సంవత్సరం లోపు జరిగిపోయిందనమాట. అనుకున్నది పని అయిపోయింది. అప్పుడు స్వయంగా అసలెవరి హెల్ప్ తీసుకోకుండా, నా అంతటికి నేనే హ్మ్. కుక్ జేసి <laughs> అన్నీ. ఒక నాలుగైటెమ్స్, అన్నం కాకుండా ఒక 4 ఐటెమ్లు చేసి ఆ! <laughs>
హ్మ్. ఓహ్! హ్మ్. ఆ! ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఆ! మీ అంతట మీరే కుకింగ్ జెసేసి. ఆ! ఓహ్! 4 ఐటెమ్స్ చేసిండ్ర? ఏమేమి చేసిండ్రు? పులిహోర, పరమాన్నం కంపల్సరీ ఉంటదనుకుంటా.
ఆ! అది ఖచ్చితంగా ఉంటుంది. తర్వ అన్నంలోకి ఏవేంటంటే, సాంబారు, ఆ తర్వాతా ఆహ్, ఇదేంటీ, బంగాళదుంపా అంటు పులుసు. అంటు పులుసు కాదు, బంగాళదుంప కూర. చిక్కుడుకాయ అంటు పులుసు. ఆ! ఆ తర్వాత ఇంకొకటేంటో చేశానండి అప్పుడూ. ఇట్లాని పప్పు. బీరకాయ పప్పో ఏదో, పప్పూ చేసీ ఆహ్, అలా 4, 5 ఐటెమ్స్, ఒక స్వీట్.
హ్మ్. ఆ! కూర. ఆ! ఆ! ఆ! ఓకే. ఆ! హ్మ్. ఓహ్! ఒక కంప్లీట్ భోజనమే పెట్టారైతే.
అవునవును. అట్లనే అన్నదానం జేస్తాననుకున్నాను గదా! ఇంకా అప్పుడు మూడింటికో ఏమో లేచి, అంతా చక్కగా అంతా స్నానాలు ఇవన్నీ అయి అయ్యాక మొదలుబెట్టి, 10:00 కల్లా సర్వ్ జేశాననమాట. చాలా హ్మ్. హ్మ్. అట్ల.
ఆ! ఓహ్! సూపరండి. సూపర్. ఆ! ఆ! అంటే, 100 మందికలా ఆహ్, లెక్క ఎమ్మట పెట్టారా? లేకపోతే, ఎవరొచ్చి ఒస్తే వాళ్ళకి పెడుతూనే ఉన్నారా?
హ్మ్. అంతే ఒక 100 మందికి ఆహ్, మాములుగా నేననుకున్నదేంటంటే, 100 మంది ఆహ్, సన్యాసులకు గానివ్వండి, లేకపోతే స్వాములు ఇట్లా అనుకున్నాను. ఇహ! ఆహ్, గుడికెళ్ళాక ఇంక ఎవరు ఎవరొస్తే వాళ్ళకి అట్లా పెట్టేశామనమాట.
ఆ! హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. మీరొకవేళ మిగిలిపోయిందనుకోండి, ర్ ఆహ్, రైస్ గానివ్వండి, ఫూడ్డే గానీ మిగిలిపోయిందనుకోండి ఆహ్, అందరికీ పంచి పెట్టంగా ఇవ్వంగా గోడా కొంచెం ఇంటి వరకు ఉంచుకున్నది, ఎక్కువగా ఫ్రిజ్‌లో పెట్టడానికి చూస్తారా? లేకపోతే, బయటనే ఉంచి అప్పటికప్పుడు ఖాళీ చెయడానికి చూస్తారా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.

ఆహ్, ఇది ఏంటంటే అండి చాలా శాతం అంతకుముందు ఎట్లా అంటే చాలా వరకు ఈ ప్లాస్టిక్‌వి, లేకపోతే థర్మోకోల్‌వి వచ్చేవి. లైట్ వెయిట్ ఉంటయి. కానీ, స్టిఫ్‌గా ఉంటయి ఉండేవనమాట ప్లేట్లు. అట్లాంటివొచ్చినప్పుడు అవే వాడేవాళ్ళం. ఆ తర్వాత కొత్తగా ఎవరో ప్రారంభించారండి ఇది. ఆహ్, అరిటి అరిటి ఇవి ఉంటయి గదా! ఓ స్టెమ్ ఉంటుంది గదా! వాటిని ఎండబెట్టి అవి ప్లస్ వక్క చెట్లు అవి, ఎండబెట్టి వాటిని ప్రెస్ చేసి, ప్రాసెస్ చేస్తే అవి సేమ్ ప్లేట్ లాగే ఉంటయి.
ఆ! ఆ! అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. ఆహా! ఆ! ఓహ్! బాగుందండి. ఇదేదో ఐడియా.
ఆ! డిస్పోజల్ అనమాట అది. అసలది ఎంతగ నచ్చిందంటే నాకు అది ఇండస్ట్రీకి ఫోన్ చేసి మరీ తెప్పించుకున్నాను నేను. అది చేసే వాళ్ళ దగ్గర.
ఆ! ఆ! ఆ! <laughs> బాగుంది. బాగుంది. అంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్ గూడానా?
వాళ్ళేంటంటే వెయ్యి ఆ! ఆ! కాస్ట్ ఎఫెక్టివ్ గూడా. ఒకప్పుడు ఎక్కువుండేది కాస్త. కానీ, ఇప్పుడు మామూలయిపోయింది. మామూలు కంటే ఒక రూ. 2 ఎక్కువుంటుందేమో! ఆ! అంతే. వాళ్లేంటంటే చెప్పారు. హ్మ్.
మామూలు రేటే. ఓకే. ఓకేకే. అంటే ఆ! అంటే ప్లాస్టిక్ వాడడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు రసం, సాంబార్‌లాంటివి పోసుకుంటే కింద కారకుండా ఉండడానికి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ అరిటాకు ఎండబెట్టిన అరిటాకుతో చేసిన ప్లేట్‌లు గూడా ఆహ్, రసం పోసినా గూడా కారకుండా ఉంటాయా అండి?
ఆ! కారకుండ ఉంటయి. హ్మ్. హ్మ్. ఆ! కార‌కుండ ఉంటయి. ఒక ఇరవై ఇరవై, 30 నిమిషాలు అంటే ఈ అన్నంలో జనరల్‌గా తడి ఉంటుంది గదా! అంటే ఏదో ఒకటి కూరనో, రసమనో, మజ్జిగనో, ఇట్లా ఉంటయి గదా! ఒక 30 నిమిషాలు, 40 నిమిషాల వరకు అది మెత్తబడదు.
అవును. అవును. అవు ఆ! ఓకే. ఓకే. ఓకే. ఓకే. హ్మ్.
ఆ! అట్లా మెత్త పడకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అసలు చాలా ఈజీ‌గా డంప్ చేసేయొచ్చది. మట్టిలో ఎంత ఈజీ‌గా కలిసిపోతుందో.
ఓహ్! బాగుందండి. ఇది ఎకో ఫ్రెండ్లీగా ఉంది. ప్లస్ మ ఉపయోగకరంగా గూడా ఉంది ప్రజలకి. ఆ! ఇంక హ్మ్. హ్మ్.
దాంట్లోనే రకరకాలు అవును. అవును. ఆ! దాంట్లోనే చాలా వచ్చాయి. ఈ కప్సు, అలా గులాబ్ జామూన్ కప్స్ దగ్గర నుంచి ఆహ్, తినే స్పూన్స్ దాకా <chuckles>
ఆ! <laughs> అయితే అన్ని రకాలొచ్చాయి. అవు స్పూనులు గూడనా?
స్పూన్స్ కూడా వచ్చేశాయి దాంట్లో. <chuckles>
ఓహ్! సూపర్. సూపర్. ఆ! ఓకే. అయితే మీ అమ్మగారిని ఇన్‌స్పైరింగ్‌గా తీసుకొని మీరెప్పుడైనా ఇట్లా వండి పంచిపెట్టడం గానివ్వండి, మిగిలిపోయింది ఆహ్, లేని వాళ్ళకివ్వడం గానివ్వండి, మీ అంతట స్వతహాగా ఎప్పుడైనా చేశారా?
అవును. హ్మ్. హ్మ్.